అసలు హాబీస్ అంటేనే, మనము రిలాక్స్ అవ్వడానికి, మనకు ఎంతో ఇష్టమైన పని ఇష్టంతో చేసి, ఒక కాలక్షేపానికి మనం కుదుర్చుకుంటు ఉంటాము. అయితే, బిజీ డేస్‌లో మనకి అస్సలు కుదరదు. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే, మొత్తానికే మర్చిపోతుంటాం. ఆహ్, మనకు ఒక హాబీ ఉంది, ఇలా మనము ఎంజాయ్ చేయొచ్చని. అయితే, మీరు బిజీ షెడ్యూల్‍లో, మీ హాబీని మీరు ఎలా ఆహ్, ఇ ఇష్టపడి చేస్తుంటారో, వివరిస్తారా?
నిజంగా అండి. మీరు చెప్పిన దాంట్లోనే ఉంది, హాబీ ఇష్టం అని. ఆహ్, అదేంటంటే, ఎంత బిజీగా ఉన్నా ఆ ఇష్టం ఉంటే మటికి కంపల్సరీ చేస్తామని, నా ఒపీనియన్. అంటే, పర్సనల్‌గా నేను చేసేది. ఆహ్, ఆ హాబీ అంటే, మెయిన్‍గా హాబీ అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇష్టమైన దాన్ని హాబీగా ఎంచుకుంటారు. నాకట్ల ఏంటంటే, వ్యాయామం అంటే ఇష్టం. ఆ ఎక్సర్సైజెస్ కానీ, ఎందుకంటే చదువు కూడా దానికి సంబంధించిందే చదువుకున్నాను నేను ప్రస్తుతానికి. సో, ఇష్టం అనేది అట్లా స్టార్ట్ అయింది. బట్ కంటిన్యూయేషన్ ఎట్లా అయిందంటే, హెల్త్ రిలేటెడ్‌గా కంటిన్యూ అయిందన్నమాట నాకు. నేనొక నేనొక ఎలా అంటే, ఒక 15 ఏళ్ల నుంచే చేస్తున్నాననే చెప్పొచ్చు, దగ్గర దగ్గర.
అవును. యస్. అవునండి. అవును. ఓకే. ఓకే, ఓకే. ఓకే, ఓకే. ఓకే. ఓకే. ఓకే. మీకు ఆహ్, ఆ ఫ్లెక్సిబిలిటీగాని, హెల్త్ ఫిట్‌గా ఉండడంగాని, మీరు అబ్జర్వ్ చేసి, మీరు అది కంటిన్యూ చేస్తున్నారని, నేను అనుకుంటున్నాను.
హ్మ్. అవునవును. అసలు స్టార్ట్ ఎలా చేశానంటే, మెయిన్‍గా ఇప్పుడు, ఇంట్లో కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అమ్మకి, నాన్నకి చాలా మట్టికి నేను చిన్నప్పటి నుంచి, హెల్త్ పరంగా బాధపడినవే చూశానన్నమాట, ఎక్కువ శాతం. అంటే ఏ చాలామంది ఒక్కొక్కటి ఉంటుంది, డబ్బులు ఇలా ఉంటుంది. బట్ నా దృష్టిలో అయితే మెయిన్ హెల్త్ ఉంటే చాలు అని, ప్రాక్టికల్‍గా ప్రూవ్ అయిందన్నమాట.
ఓకే. అవునండి. ఒకటి అంటారండి. ఇఫ్ యు హావ్ అంటే, ఇది ఇంగ్లీష్‌లో ఒక స్లోగన్ ఉంటది. ఇఫ్ ఆహ్, "ఇఫ్ యు హావ్ 100 ప్రాబ్లమ్స్, అండ్ దెన్ యు గెట్ 1 హెల్త్ ప్రాబ్లమ్, థెన్ యు హావ్ ఓన్లీ 1 ప్రాబ్లమ్" అని. అంటే, ఆ 100 ప్రాబ్లమ్స్ పోయి, ఒకటే ప్రాబ్లమ్ ఉన్నట్టు మీకు. కాబట్టి
హ్మ్. నిజంగా. హ్మ్. నిజంగా, నిజంగా. అది ప్రాక్టికల్‌గా చూ చెప్తున్నాను కదా! చూసా నేను. అంత సఫర్ అయ్యామన్నమాట, హెల్త్ ఇష్యూస్ వల్ల మా పేరెంట్స్ వల్ అంటే చూశా నేను. ఆహ్, దాని వల్ల ఆహ్, పేరెంట్స్ చాలా సఫర్ అయ్యారు. సో, అది చూసి ఏంటంటే, నేను ఇలా ఉండొద్దు, ఎలాగైనా సరే ఫిట్‍గా ఉండాలి. ఎందుకు
అవునండి. అవునవును. హెల్త్‌కి హెల్త్‌ ఉండాలి. న్యూట్రిషన్‌ గానీయండి, వ్యాయామం కానీయండి. ఓకే. ఓకే.
ఆ! హెల్త్ పరంగా ఉండాలి. అవునవును. సో, అదొకటి. ఇంకొకటి ఏంటంటే, నేను అప్పుడు ఆహ్, స్ జాబ్ చేసేటప్పుడు ఫోర్త్ ఫ్లోర్‌కి ఎక్కాల్సి ఉం ఉందన్నమాట. అంటే మేము చేసే జాబ్ హాస్పిటల్‍లో, ఫోర్ ఫ్లోర్స్ ఎక్కాలి. ఉంది. బట్, ఆ లిఫ్ట్ వచ్చి వెళ్ళేసరికి మనకి చాలా టైం పడతది. అంటే, పేషెంట్స్ అందరూ ఇట్లా మూవ్ అవుతూ ఉంటారు కదా! సో, ఎక్కువ స్టాఫ్ స్టెప్సే ప్రిఫర్ చేస్తారు. ఓన్లీ ఆహ్, పేషెంట్స్ పర్పస్ ఉంచుతారన్నమాట. ఎక్కలేని వాళ్ళు, దిగలేని వాళ్ళు ఉంటారు కదా!
లిఫ్ట్ లేదా! అవునవును. ఓకే. ఓకే, ఓకే. అవునండి.
సో ఎక్కేటప్పుడు ఏమనిపించలేదు. కానీ దిగేటప్పుడు ఎట్లా అంటే నా మోకాలు టక్ టక్ సౌండ్ ఒచ్చేది. ఆ! అంటే ఇప్పుడు మో మో
అంటే స్క్రూస్ ఇట్లా టిష్ కిర్ కిర్ అన్నట్టు. యాహ్!
ఆ! నిజంగా అదే. ఇప్పుడు పెద్దోళ్ళకి మొహ మోకల గుజ్జు అరిగిపోతే కరకర సౌండ్ ఒస్తది చూడండి. అట్ట అట్లా వచ్చేది. అట్లా వచ్చినప్పుడు నేను అనుకున్నా ఏంటి, నేను అప్పుడే ముసలిదాన్ని అయిపోయానా ఏంటి. అప్పుడే నా మోకళ్ళు అరిగిపోయినాయా ఇట్లా కొన్ని మీరు వినే ఉంటారు తెలియకపోతే, ఓకె. మరి తెలిసినా, ఓకె. తెలిసి తెలియనిది ఉంటది చూసారా? ఆ స్టేజ్ ఆ!
అవునవునవును. <giggles> ఓకె. హ్మ్. అవునవును. ఆ మిడి మిడి జ్ఞానం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. తెలియకపోయినా ఎవరైనా చెప్తే వింటారు అట్లీస్ట్ ఆహ్, తెలుసుకొని. <giggles> యాహ్! మిడి మిడి జ్ఞానం ఉన్నవాళ్ళు అవునా! ఓకె. ఓకె.
నిజంగా. అ ఆ స్టేజ్‌లో ఉన్నాను అన్నమాట. అప్పుడు. అంటే అప్పుడే అయిపోయింది. కొంచెం తెలుసు, పూర్తిగా తెలియదు. ఈ చూసి, అమ్మో! నాకు అప్పుడే మోకాళ్ళు అరిగిపోయినాయి అనుకుంటా స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసా అసలు నేను ఫస్ట్ ఎక్సర్‌సైజ్ అనేది.
ఓకె. ఓకె. ఓకె. మజిల్స్, లెగ్ మజిల్స్ బిల్డ్ అవ్వాలి స్ట్రాంగ్ అవ్వాలి అని చేసారా?
ఈ నీస్ హ్మ్. ఈ నీ మజిల్స్, నీ దగ్గర ఉండే మాజిల్స్ స్ట్రెంతెన్ అవ్వాలని అప్పుడు చేశా అంటే మా అక్ అక్కడ హాస్పిటల్‍లోనే ఫిట్‍నెస్ సెంటర్ కూడా ఉంటది. ఓన్లీ ద వుమెన్స్ పర్పసె ఉంటుంది. సో అక్కడ నేను చేశాననమాట. అక్కడ కూడా చేశా. అంటే ఫిజియోథెరపిస్ట్ కం ఫిట్నెస్ ట్రైనర్‌గా కూడా చేశాను ఒక 5 ఇయర్స్.
ఓకె. ఓకె. ఓకే. ఓకే. నైస్ అలా
అంటే ఇప్పుడు ఉమెన్స్ హ్మ్. చెప్పండి.
ఆ! చెప్పండి, చెప్పండి.
ఉ ఉమాన్స్ చాలామంది హెల్త్ రిలేటెడ్ ఉంటాయి గదండీ హార్మొనల్ ఇష్యూస్ అని, పీసీఓడీ అని, థైరాయిడ్ అని, కొంతమందికి బ్యాక్ డిస్క్ బల్జ్ ఉండడం వల్ల, ఉం ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి.
అవును. అవునండి అవును. ఓకే.
సో, ఆ కండీషన్స్‌కి తగ్గట్టు మేము ఎక్సర్‌సైజెస్ డిజైన్ జేయాలన్నమాట.
ఓకే. ఓకే. ఇది పెయిడా? అంటే పర్ మంత్ అన్నట్టు ఉంటదా ఈ ఫిట్‌నెస్‌కి?
ఆ! అవునవును అంటె అది కూడా మన జాబ్ రిలేటెడే.
ఓకే. ఓకే.
అందులో జాబ్ చేస్తున్నట్టే. ఇప్పుడు మనం మామూలుగా.
ఓకే. ఓకే.
సో, అక్కడ మనము నార్మల్‌గా మనం గూడా ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు.
ఓకే.
అది దానికి మనమేమి పే చేయనవసరం లేదు. ఎందుకంటే స్టాఫే గదా మనము. సో, అప్పటినుంచి
ఓకే. ఓకే. బయట వాళ్ళు పేషెంట్స్ అయితే పే చేసుకోవాలా?
ఆ! పే చేస్తారు. ఆహ్, ఉంటుంది మంత్లీ ఇంత ఛార్జ్ చేస్తారు. అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి ఒక్కొక్క ఇష్యూ బట్టి ఉంటుంది. బట్ స్టాఫ్ కాబట్టి ఏం ఛార్జ్ ఉండదు. అందులోను మనకు తెలిసినవె ఎక్సర్‌సైజెసె కాబట్టి మనం చేసేసుకోవచ్చు ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి గూడా.
ఓకే. ఓకే. ఓకే. యాహ్! ఓకే. ఓకే.
సో, అట్లా చేశాను. కొంచెం హెల్త్ కాన్‌షియస్ పరంగా స్టార్ట్ చేశాననమాట వ్యాయామాలు అనేది.
సో డైలీ ఎంత టైం చేస్తారు? అండ్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఎలా ఎండ్ చేస్తారో వివరంగా చెప్తారా?
ఆ! అంటే మార్నింగే ఎక్ నేను ఎక్కువ మార్నింగే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ బద్ధకం ఎక్కువైపోద్దని చెప్పాలి బిజీ కన్నా. మార్నింగ్ అంటే అవును.
అవును. అలసిపోతారు కూడా. అంటే అంత మోటివషన్ ఎనర్జీ కూడా ఉండదు. ఈవినింగ్ రిలాక్సింగ్ మూడ్‌లో ఉంటాము.
ఉండదు. ఉండదు. నిజంగానే. నిజంగానే. మార్నింగ్ టైమ్సే ఎక్కువ ఇప్పుడు అంటే నేను ఎర్లీగా లేస్తానని కాదు. మనం ఇప్పుడు 6కి లేచినా ఎట్లా అంటే సెవెన్ థర్టీ ఎయిట్‌కి అట్లా చేసేదాన్ని ఎక్సర్సైజెస్. అంటే ముందు కొన్ని పనులు ఉంటాయి కదా మన ఇంట్లో. ఏయో ఒకటి చేయాల్సినని పెద్దవాళ్ళకి కానీ చిన్న పిల్లలు కానీ ఆహ్, ఆ పనులన్నీ అయిపోయాక ఇప్పుడంటే బాబు ఉన్నాడు. బాబు స్కూల్‌కెళ్ళాక 8కి చేస్తున్నాను. తర్వ అంటే ఒక్క హాఫ్ యాన్ హవరే చేస్తానండి. అంటే ఎక్కువేం చెయ్యను. ఆహ్, కమ్యూనిటీలో జిమ్ గూడా ఉంది కానీ జిమ్ ప్రిఫర్ చేయను నేను. ఓన్లీ అంటే వెయిట్ ట్రైనింగ్ ప్రిఫ్ ప్రిఫర్ చేయను. ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగే ప్రిఫర్ చేస్తాను ప్రస్తుతానికైతే.
హ్మ్, ఓకె. అవును టీ కాఫీ అలాంటివి. అవును. ఓకె. ఓకె. ఓకె. అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఏమేమి వస్తాయి అండి అందులో?
అంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టయితే హార్మోనల్ ఇంబాలెన్స్ ఇట్లా చెప్పా కదా! అట్ల నాకు
అహా! అంటే దాని బెనిఫిట్స్ కాదు. నేను అడుగుతుంది స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఏ అంటే, అంటే ఏముంటది అసలు? కార్డియో అంటే, ఇప్పుడు రన్నింగ్ కదా! స్ట్రెం‌త్ ట్రైనింగ్ అంటే ఎలా చేస్తారు అని అడుగుతున్నా?
హ్మ్. అవునవును. అంటే కండరం బలపడేది. మన మజిల్ బిల్డ్ చేసేది. వితౌట్ వెయిట్, వితౌట్ వెయిట్ మనం ఆహ్, మన ఎఫర్ట్‌తో మజిల్ బిల్డ్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఫర్ సపో
ఓకే. మ‌జిల్స్. ఓకె. దానికి స్పెషల్‌గా ఉంటాయా ఎక్సర్సైజెస్?
ఆ! ఉంటాయి. ఇప్పుడు నాకే అనుకోండి ప్రెగ్నెన్సీ తర్వాత ఓవరీస్‌లో శిష్ట్స్ వచ్చినయి.
ఓకె, ఓకె.
ఆ! ఓహ్, ఆ శిష్ట్స్ పోవడానికి మెయిన్‌గా ఏంటంటే, నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజెస్. అప్పటికే ఆల్రెడీ చేస్తున్నా నేను చెప్పాలంటే. అయినా వచ్చింది.
ఓహ్! ఓకె.
సో ఆహ్, న్యూట్రిషన్ పరంగా కూడా నేను బానే చేస్తాను. ఐ మీన్ అంటే, కొంచెం హెల్తీగానే తీసుకుంటాను. ఆహ్, చెప్పలేము అంటే మనం వచ్చిన కండిషన్ బట్టి ఎందుకంటే, నాకు సెకండ్ టైమ్ అబార్ట్ అ అయ్యింది, కొన్ని ఇష్యూస్ వల్ల. దానివల్ల రావడం జరిగింది. అప్ మీకలా చెప్ అంటే, ఇప్పుడు ఈ సిస్ట్స్‌కి ఆ స్ట్రెంథెనింగ్ అంటే, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు మీకు ఐడియా ఉందా?
అమ్మో! ఓకే. ఓకే. ఓకె, ఓకె. ఆ! అవునవునవును. పెల్విక్ మ‌జిల్స్‌కి ఈ బట్టర్‌ఫ్లై పోస్‌లా పెట్టి స్ట్రచ్ చేసి అవునవును.
ఆ! హ్మ్. అవును. క్యాట్ అండ్ క్యామెల్ పోస్, బ బట్టర్‌ఫ్లై పోస్ మీరన్నట్టు. ఆ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్‌ అయితే కంపల్సరీ చేస్తాను. దానివల్ల మనకి ఇప్పుడు, ఇప్పుడు ఎలా అంటే థై మజిల్స్‌, రీ క్వాడ్రిసే‌ప్స్, హ్యామ్ స్ట్రింగ్స్ ఇట్లా కొన్ని పేర్లు ఉంటాయి. మనకి ఒక్కొక్క మూవ్మెంట్‌కి ఒక్కొక్క పేరుంటది. ప్రిఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అని, మనకి ఒకటి గనక వీక్‍గా ఉం హ్మ్.
అవునండి. ఓకె. ఓకే. అ! ఓకె. ఆ! తెలుసు. తెలుసు. ఫ్లెక్షన్ అంటే, బాడీకి దగ్గరగా రావడం. అహా! ఆ యాంగిల్ ఆహ్, తక్కువ అవ్వడం. ఫ్లెక్షన్ అంటే యాంగిల్ ఎక్కువ అవ్వడం. వావ్! నాకు చాలా నాలె‌డ్జ్ వచ్చింది. గ్రేట్.
అవును. ఎక్స్టెన్షన్ అంటే దూరం వెళ్ళడం. నైస్. అంటే ఇప్పుడు, ఇప్పుడు ఏంటంటే, ఒక ఇప్పుడు మీకు అది కొంచెం ఐడియా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఒక మజిల్ వీక్ ఉందనుకోండి, ఇప్పుడు అబ్‌డ‌క్ట‌ర్స్, అడక్టర్స్ ఇప్పుడు ఫ్లెక్షన్ ఎక్స్టె ఒక మజిల్ వీక్ ఉంటే, ఆ మూవ్మెంట్ తగ్గుద్ది.
యాహ్!
అంటే చేయడానికి తగ్గుద్ది. ఆ మూవ్మెంట్‌ని బలపరచడమే స్ట్రెంతెనింగ్. ఇందాక మీరు స్ట్రెంతెనింగ్ అంటే ఏంటి అని అడిగారు గదా.
ఓకె. అవునవునవును. గాట్ ఇట్.
ఆ దాన్ని బల హ్మ్. దాన్ని బలపరచడం. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్టయితే నాకు నీ దగ్గర ఉన్నాయి వీక్ అని చెప్పాను గదా!
అవునండి.
ఆ! నీ మస్జిల్స్‌ని బలపరిచే ఎక్సర్సైజెస్, ప్లస్ పెల్విక్
అంటే ఇప్పుడు నాకు ఒకటి ఎగ్జాంపుల్ నేను చెప్తా. స్క్వాట్స్ చేస్తుంటారు కదా, స్క్వాట్స్ చేస్తే ఆహ్, నీ మసిల్స్ బలపడతా? వీక్ అవుతాయా? వాటి మీద ప్రెషర్ ఎక్కువ పడతదా? ఎలా అంటారు?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. స్క్వాట్స్‌కి, నీస్‍కి సంబంధం ఉండదు తెలుసా. స్క్వాట్స్ కంటే థై మస్జిల్స్ హ్మ్. థైస్ మజిల్స్ ప్లస్ గ్లూట్స్. గ్లూట్స్ అంటే మనది వెనక భాగం ఉంటుంది గదా. ఆహ్, అ అది గ్లూట్స్ మస్జిల్సు మీకు ఇప్పుడు ఆహ్, ఫర్ సపోజ్ లోవర్ బాడీ ఎక్కువ ఉంది మీకు. లోవర్ బాడీ హిప్ పార్ట్ ఎక్కువ ఉంటే మనకి స్ స్క్వాట్స్ సజెస్ట్ చేస్తారు. స్క్వాట్స్ ఇన్ ది సెన్స్ మనకి గ్లూటియస్ మజిల్స్ అంటాం దాన్ని. ఆ గ్లూటియస్ మజిల్స్‌ని క్వాడర్‌సెప్స్ మజిల్స్‌ని రెండిటిని బలపరచడానికి అది నీ హెల్ప్ చేస్తుంది. బట్ నీకి స్ట్రెంతెన్ అవ్వదు అది.
అవునా? ఓకె. ఓకె. ఓకె. ఓకె. అవును. అవును. అవును. ఓకె. ఓకె. <giggles> ఓకె, ఓకె. నేను ఎప్పుడు అనుకుంటాను ఏంటంటే నీ మీదనే మొత్తం వెయిట్ పడతది కదా కూర్చొని లేవడం. యాహ్! యాహ్!
లేదు, లేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు స్క్వాట్స్‌తో పాటు లంజెస్ అని కూడా ఉంటాయి. మీకు ఐడియా ఉందా?
ఆ! తెలుసు, తెలుసు, తెలుసు అండి. <giggles> జిమ్‌కి వెళ్ళిన అనుభవం ఉంది.
ఆ! దానివల్ల కొంచెం అవును. దానివల్ల కొంచెం నీ పెయిన్ ఉన్న వాళ్ళకి దాన్ని సజెస్ట్ చెయ్యము. ఎందుకంటే మోకాలు మొత్తం వంచాలి గదా!
ఓకె. అవును. మొత్తం వెయిట్ కూడా పడతదనుకుంటా కదా!
దా ఆ! వెయిట్ దాని మీద దాని వల్ల కొంచెం మోకాళ్ళ వ్ మీద వెయిట్ పడతది. బట్ స్క్వాట్స్‌కి, నీస్‍కి అయితే సంబంధం ఉండదండి. ఎక్కువ గ్లూట్స్ ఇవే, వీటికి.
అవును. ఆ! ఓకే. అయితే, ఇప్పుడు నీసు వీక్ ఉన్న వాళ్ళు నీ స్లీవ్స్, నీ పాడ్స్ ఇలాంటివి ఉపయోగించొచ్చా? అంటే, రే కార్డియో చేసేటప్పుడు అలాంటివి ఎంత సపోర్ట్ ఇస్తాదంటారు మీరు?
హ్మ్. ఆ! ఉపయోగించొచ్చు. అది మనకి వి అంటే, మనం రెస్ట్ తీసుకున్నప్పుడు కాకుండా మనం ఏ వర్క్‌ఔట్స్ చేస్తున్నా గానీ అదైతే ఉపయోగించాలి. ఎందుకంటే, అది ఇన్‌ కేస్ వాళ్ళకేమన్నా వీక్‍నెస్ ఉందనుకోండి అంటే, ఇప్పుడు కొంచెం ఇన్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఇన్‌స్టబిలిటీ ఉందనుకోండి ఆ పార్టు, మనం ఏదన్నా చేయకూడనిది ఒకటి చేశారనుకోండి, అది సడన్‍గా మసిల్ టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఓకే, ఓకే. ఆహా! ఓకే. ఓకే, ఓకే.
సో అందుకని మనం అది ఆక్ నీ కాప్స్ అని, ఆ బెల్ట్స్ అని వేసుకొనె మనం ఏదన్నా మూ‌వ్‌మెంట్ చేయాలి. మనం మూ‌వ్‌మెంట్ లేనప్పుడు, అంటే మనం పడుకున్నప్పుడు గాని, రిలాక్స్ అవుతున్నప్పుడు గాని, అవి తీసేసేయాలి. ఎందుకంటే, అప్పుడు మనం ఏమి మూ‌వ్‌మెంట్ చేయం కదా!
ఓకే. ఓకే, ఓకే. అవసరం లేదు. బ్లడ్ కూడా సర్కులేషన్ అనేది నేచురల్‌గా అవ్వదు కదా! టైట్‌గా ఉన్నట్టవుతది. యాహ్.
ఆ! అవ్వదు. అవును, అక్కడికి ఆగిపోతుంది కదా మీకు కలర్ డిస్కలరేషన్ గూడా ఉంటుంది.
ఇ యెస్. యెస్. ఓకే. అయితే మీరు ఇది వ్యాయామాన్ని ఇంత ఎంజాయ్ చేస్తుంటారు కదా! మీ అత్తగారింట్లో, మీ ఇంట్లోవాళ్ళకి కూడా మీ హస్బాండ్‌కి కానీ మీరు ఆహ్, చేయమని అంటారా మీతో పాటు?
<chuckles> హ్మ్. నేనైతే ఎవరిని ఫోర్స్ చేయను. మా హస్బెండ్ చేసిస్తా అని చేసుకుంటాడంటే, తను ఔట్‌డోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ ఇట్లాంటివి వాటు మార్నింగే వెళ్ళిపోతాడు. ఆ తిండి కూడా కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువే. ఇంక అంతకన్నా నేను చేయమంటే, మరీ పీనుగులాగా కనిపిస్తాడని, నేను అసలు చెప్పను, నేనైతే చెప్పను. బట్, నేను చేస్తున్నా కూడా ఎవరు అబ్జెక్ట్ అయితే చెయ్యరు. "ఎందుకు ఇయన్నీ, ఇప్పుడు అవసరమా నీకు? ఆల్రెడీ సన్నగానే ఉంటా" అంటే, నేనంటాను, ఇది సన్నగా ఉండడం, లావుగా ఉండడం మ్యాటర్ కాదు. జస్ట్ ఆహ్, ఫిట్‌గా, హెల్త్‌గా ఉండడం, రోజంతా యాక్టివ్‍గా ఉండడానికి అని చెప్తాను.
<laughs> ఓహ్! ఓకె. ఓకె. ఓకె. ఆ! <chuckles> అవునవును. హ్మ్. యాహ్! అవును. ఫిట్‌గా ఉండడం, హెల్తీ‌గా ఉండడం. యాహ్, యాహ్! మార్నింగ్, మార్నింగే వార్మప్ అయితే కూడా, డే అంతా కొంచెం ఉత్సాహంగా ఉంటది. కొత్త వేరే పనులు కు చేయడానికి కూడా ఎనర్జిటిక్‌గా ఉంటది. లేదంటే అసలు
హ్మ్. నిజ్జంగా. ఎందుకంటే, మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుద్ది కదా! బాగా బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై కూడా ఎళ్తాది మీరన్నట్టు. యాక్టివ్‌గా ఉంటాము, డే అంతా.
అవునండి. అవునవును. ఓకె. ఎప్పుడన్నా మిస్ అయితే, అంటే 2, 3 డేస్ ట్రావెలింగ్‌కెళ్ళో, లేకపోతే చుట్టాలొచ్చో మిస్ అవుతుంటాం కదా! మీరు ఎలా మేనేజ్ చేస్తారంటే, మీరు మిస్ అవుతారా? లేకపోతే మళ్ళీ ఆహ్, గ్యాప్ వచ్చినా పర్లేదంటూ అని, బ్యాక్ టు రొటీన్ అని తర్వాత, జాయిన్ అయిపోతారా?
హ్మ్. అవునవును. అవ యాక్చువలీ, ఇప్పుడు బిజీగా మనం ఇప్పుడు, ఏదన్నా ట్రావెల్‌కెళ్తున్నప్పుడు, ఆల్రెడీ అక్కడ మనకి వాకింగ్ ప్యాటర్న్ ఉండే ట్రావెలే ఎళ్తాము మేము. మ్యాక్స్ ఎట్లా అంటే, ఇప్పుడు సింగపూర్, మలేషియా ఎళ్ళాము.
అమ్మో! ట్రావెలింగ్ కూడా మీరు అదే అదే చూస్తారా? హెల్త్.
అంటే, ఆ! అంటే హెల్తే కాదు, మనం అక్కడ తిరిగేవే ఎక్కువుంటాయి కదండీ! మెయిన్‍గా. మనకి ఎట్లాగో ఇప్పుడు అందరూ ఈ ఐ వాచెస్ అని, ఎన్ని స్టెప్స్ ఎసాము, ఇవి చూసుకోవడమే సరిపోతుంది కదా! సో, వాకింగ్ అయితే ఉంటుంది. పర్టిక్యులర్‌గా నేనైతే ఎక్సర్సైజ్ ఏం చేయను. బట్ వచ్చాక ఆహ్, వెంటనే మళ్ళీ క్విక్ స్టార్ట్ అయితే చెయ్యనండి. మళ్ళీ మెల్లిగానే స్టార్ట్ చేస్తా. రిపిటీషన్స్ ఫై ఫై నుంచే స్టార్ట్ చేస్తా.
అవునండి, అలసిపోతాం ఎలాగో. అవునవును. యాహ్! ఆ! అంటే మెల్లగా స్టార్ట్ చేసినా, ఫాస్ట్‌గా స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయడమే గొప్ప. అంటే, బ్యాక్ టు రొటీన్. ఆ మోటివేషన్ మనకు మనం చేసుకొని ఆహ్, వస్తేనే, ఆ కన్సిస్టెన్సీ అనేది, మెయింటైన్ అవుతది. అంతేగాని, ఒక్కసారి లేజీనెస్ ఆ చేద్దాంలే, రేపు చేద్దాంలే, రేపు చేద్దాంలే అంటే, ఆ రేపు ఎప్పుడూ రాదు. సో, ఇంక అలా అనమాట. ఓకే అండి. మీరు మీ హాబీని, మీరు వ్యాయామాన్ని ఎంత ఎంజాయ్ చేస్తారో, మీకు ఎంత వ్ వర్క్ పరంగా కూడా ఎంత కనెక్టడో, ఈ వ్యాయామాలు చాలా బాగా వివరించారండి. తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
అంటే హ్మ్. అంతే. నిజంగా. నిజంగా. నిజంగా. హ్మ్. ధన్యవాదాలు.